ప్రతి ఒక్కరికి, వాళ్ళ ఖాళీ సమయం గడపడానికి మంచి హాబీ అనేది, చిన్నతనం నుంచి వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఆటలు కానివ్వండి, లేదా ఆహ్, పుస్తకాలు చదవడం గానివ్వండి, సినిమాలు గానివ్వండి, ఏదైనా ఆర్టవ్వనివ్వండి. ఇలా ఏదొకటి అలవాటు చేసుకుంటూ ఉంటారు కదా, ఖాళీ సమయం కోసం. కానీ, హాబీలనేవి అంతకంటే మనకి చాలా ఆనందాన్ని తీసుకురావడం గాని, నలుగురితో పంచుకోవడానికి గాని, ఒక మంచి ఆహ్, అనుబంధమనేది మనకు హాబీలతో ఉంటుంది. కాబట్టి, మీకు అలాంటి హాబీ ఏదన్నా ఉందా? మొదట ఆ హాబీని ఎలా కనిపెట్టారు? చిన్నప్పటినుంచే దాని మీద ఇంట్రెస్టనేదుందా? లేదా పెద్దయ్యాక ఆశక్తి పెరిగిందా? మీ అనుభవం పంచుకుంటారా?
అవునండి. ఖచ్చితంగా అండి. మరేంటంటే హ్మ్. నాకు హాబీ ఏంటంటే, చిన్నప్పటినుంచి ఇంట్రెస్ట్ అంటే, ఎలా ఉంటుంది అంటే బైక్స్, కార్స్ ఇవంటే చాలా ఇంట్రెస్టన్నమాట. ఏదైనా కొత్త బండి కనపడ్డ దాని వంక అలా చూసేవాడిని. అదేం బైకు, అదేంటి అని చూడటమనేది నాకు హాబీ అన్నమాట. అంటే చిన్నప్పటినుంచి ఏదన్నా వీలైతే గనుక ఆ బైక్ నడపాలి అన్న కోరికుండేదనమాట. సో, నేను ఫస్ట్ టైము నేను న నడిపిన బైకైతే హ్మ్, కెనెటిక్ హోండా అనుండేది. ఆ కెనెటిక్ హోండా అనేది స్కూటీ టైపన్నమాట. అంటే యాక్టివా ఎలా ఇప్పుడెలా యాక్టివా ఉందో, అప్పుడు కెనెటిక్ హోండా అనుం ఉండేది. సో, ఆ కెనెటిక్ హోండాని నేను స ఫస్ట్ సైకిల్ తరువాత కెనెటిక్ హోండా ఒచ్చి నడిపిన అనుభవం గుర్తుంది. ఆ తరువాత ఒక బైక్ సన్నీ అని ఒక బైకుండేది. చిన్న బైకనమాట. అది చాలా లైట్ వెయి వెయిటుంటుంది. ఆ బైక్ కూడా నడిపాను. ఆ తరువాత నాకింకేంటంటే, మళ్ళీ కాలేజ్ డేస్ వచ్చేవరకు మరి యాక్టివా గాని, లేకపోతే ఆహ్, 4 గేర్సున్న బైక్స్ గాని ఇవి నడిపానన్నమాట. అవి బాగా గుర్తున్ననుభవం. సో, ఆ తరువాతేంటంటే యెస్. ఆ తరువాతేమైందంటే హ్మ్. ఒక బైక్ కొనాలని మా ఇంట్లో అడిగాను నేను. అయితే ఫస్టేంజేశారైయితే భయపడ్డారు. కొంచెం బైక్ అంటే ఎవరైనా పె పేరెంట్స్ భయపడుతుంటారు కదా! సో, నాకేంటంటే, "ఒక సెకండ్ హాండ్ బైక్ కొనిస్తానులే ఇంక గోల చేయకు" అన్నారు.
హ్మ్. ఓహ్! హ్మ్. ఓకె. ఓహోహో! హ్మ్. ఓకె. హ్మ్. ఓహో! హ్మ్. ఓహ్! చాలా మంచి విషయం. హ్మ్. ఓకె. ఓహ్! ఓహ్!
అయితే, అప్పుడేం జేశాను ఒక ఆరెక్స్ హండ్రెడ్ ఉంటుంది కదా! ఆరెక్స్ హండ్రెడ్ కావాలి. యెస్. యమహా ఆరెక్స్ హండ్రెడ్ కొందామని కొన్నాను. ఒక ప్రైజ్‌కి కొన్నానన్నమాట. సో, దాన్ని కొంచెం నడపడం స్టార్ట్ చేసిన తరువాతేమైందంటే హ్మ్. అంటే నార్మల్‌గా బాగుండేది బానే ఉండేది. కానెప్పుడన్నా వర్షం పడ్డప్పుడేంటంటే, స్టార్ట్ కాకపోయేదనమాట. ఎన్ని కిక్స్ కొట్టినా స్టార్టయ్యేది కాదన్నమాట. సో, నాకీ బండొద్దు నాకు ఇదేదో ప్రాబ్లముంది అంటే గనుక సరే, అని చెప్పేసి ఆ బండి తీసి, ఇంకో బండి కొనిచ్చారు. యమహా ఎఫ్ ఎఫ్‌జెడ్ అని. ఈ ఎఫ్‌జీ అప్పట్లో మరి స్టార్టింగ్‌లోనే నేను కొన్నానన్నమాట. అప్పటికి ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. సో, ఆ బండితని ఇగ నా అనుభవాలన్నమాట. చాలా అనుభవాలు. నేను నేనెక్కడికి పోయినా ఇదేం బండి ఆహ్, ఇదెంత? మరి ఇదెంత మైలేజ్ ఇస్తుందని ఇది చాలా కామన్ క్వెషన్సనమాట. ఆ బండి చూసిన వాళ్ళందరూ నన్ను అడిగేవాళ్ళన్నమాట. సో, ఆ బైక్ తోని మరి చాలా లాంగ్ ట్రిప్స్ మా కాలేజి దా దగ్గర నుంచి ఇంటికి, ఇంట్ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా దగ్గరేంటంటే, ఒక రిజర్వాయరుండేది. సో ఆ రి రిజర్వాయర్ ఎలా అంటే 20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో, నేను మా ఫ్రెండు అలా 20 కిలోమీటర్స్ అప్ అండ్ డౌననమాట. వెళ్లి వచ్చి, ఆ రిజర్వాయరంతా చూసి అక్కడ టైమ్ స్పెండ్ చేసి, మళ్ళీ తిరిగి రాడం. మళ్ళీ ఇంకేంటంటే, మాకు అప్పట్లో ఇంకొక హాబీ ఉన్ అవును.
ఊనవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. ఓహో! ఓహ్! హుహు. చాలా మంచి జ్ఞాపకాలున్నాయి అయితే మీకు. ఆ బైక్‌తో గాని, డ్రైవింగ్‌తో గాని, చుట్టూ స్నేహితులతో గాని. హ్మ్.
యెస్, యెస్. మాకు ఇంకో హాబీ కూడా ఉండేదనమాట. ఏంటంటే, ఆహ్, ఫోటోలు దిగాలి అందరం. మంచి మంచిగా ఫోటోస్ దిగాలి. ఓకేనా! అయితే, అయితే మా ఫ్రెండ్ దగ్గర కెమెరా ఉండేది. ఎలా అంటే ఫస్టు వాడి దగ్గర హ్మ్, ఫోనుతోనే కెమెరాలో ట్రై చేసాం. వాటిలో కొన్ని రోజులు బానే దిగి ఫోటోస్ దిగాం. ఆ తరువాత ఏం చేసాడంటే వాడు ఇలా కాదని జెప్పేసి, డీఎస్ఎల్ఆర్ కెమెరా కొంటానని చెప్పేసి కొన్నాడనమాట.
హ్మ్. ఓహ్! హ్మ్. ఓకె. ఆహా! ఓహ్!
ఇంగా దాంతోనే మా ప్రయాణమయితే, ఇంక ఫోటోలు దిగడానికే కెమెరా ఉంది. ఫోటోలు దిగాలని జెప్పి ఎర్లీ మార్నింగ్ అవర్స్ వెళ్లి మరి మంచులో ఫోటోస్ దిగడం. అంటే వేరు, వేరు ప్లేసెస్. ఇంకా ఘాట్ రోడ్స్ అనే దూరం ఉండేవి. అక్కడిదాకా వెళ్లి హ్మ్. ఒకరోజు పెట్టుకునేవాళ్ళన్నమాట. ఈరోజు అక్కడికి వెళ్దాం. అంటే, అక్కడ ఏంటంటే మారేడుమిల్లి, ఈ వాజేడు మీకు ఐడియా ఉంటుంటే గనక, అటు సైడ్ కూడా వెళ్ళాం. అటు సైడ్ వెళ్ళినప్పుడేంటంటే మంచి, మంచి పిక్స్ అనే దిగామన్నమాట. ఆ పిక్స్‌ దిగి మేము ఒ ఫేస్‌బుక్‌లో అప్‌డె అప్ ఆ అప్ అప్లోడ్ చేయడం ఇవన్నీ జరిగిందన్నమాట. ఇవన్నీ చాలా మంచి మెమోరీస్. ఈ కెమెరాతోని కూడా, మాకు అందరికీ ఇష్టమైన హాబీ. అందరం ఫోటోస్ దిగడానికి ఇష్టపడేవాళ్ళం. తీయడానికి కూడా ఇష్టపడేవాళ్ళం అన్నమాట. సో, అది కూడా మా హాబీగా ఉండిపోయిందన్నమాట. ఇంక తరువాత, తరువాత వస్తే గనుక ఈ బైక్సనేవి ఇంది ఇంకా నాకెప్పుడూ ఒక అంటే నా కళ్ళు ఎప్పుడైనా ఏదైనా ముందు బైకు వెళ్తుంటే, ఆ బైకు వైపు, లేకపోతే కారు వెళ్తే గనక కార్ వైపు ఎళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా.
ఓహో! హ్మ్. హ్మ్. ఓకే. అవునవును. హుహు. ఓహ్! ఓకే. హ్మ్. ఆహాహా! ఓకే. హ్మ్. ఓహో! చాలా ఆసక్తి అనేది ఉండేదన్నమాట. మీకు కొత్త బైక్స్ కానివ్వండి, రోడు మీద వెళ్ళే వాటిని ఏదైనా ఆసక్తికరంగా కనిపిస్తే చూసేవారు చక్కగా. హ్మ్. ఓకే. ఇప్పుడు ఓకే. ఓకే. హ్మ్.
అవును. యెస్. చూసేవాడిని. అంటే అది కారైయినా గానీ, బండైయినా గానీ అది ఎంత పాతదైనా పర్లేదు. అంటే ఇప్పుడు మారుతి ఎయిట్ హండ్రెడ్ గానీ, అంబాసిడర్ గానీ, లేకపోతే ప్రీమియం పద్మిని అని ఉండేది. ఆ ప్రీమియం పద్మిని ఇవన్నీ చూసేవాడినన్నమాట. అంటే సినిమాలో ఆహ్, హీరోలు ఏదైనా కార్ వాడితే గనక కారేంటి, దాని గురించేంటని ఆరాలు తీసేవాన్నన్నమాట. ఎలా దీని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో
అవును. <giggles> హ్మ్. ఓకే. ఓహో! బావుంది. హ్మ్. వావ్! ఇప్పుడు మనకి హాబీసనేవేంటంటే, మన సమయంని ఆహ్, మనకి టైమ్ పాస్ అవ్వడానికే కాకుండా, మానసికంగా గానివ్వండి, శరీ శారీరకంగా గానివ్వండి, లేదా మన పర్సనాలిటీలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరవుతాయన్నమాట. మనం డెసిషన్స్ తీసుకోవడానికైనా, లేదా మనం ఏదైనా పని చేయడానికైనా, మన కెరియర్‌కెయినా ఎంతో కొంత వీటి ఫ్యాక్టరనేదుంటుంది. ఎందుకంటే, ఇవి మనకి నచ్చి ఇష్టపడి చేసే పనులు కాబట్టి. అలా మీకు ఈ ఫోటోగ్రఫీ నచ్చడం, మరియు బండ్లు మీద ఉన్న ఆసక్తి మిమ్మల్ని ఏ విధంగా మార్చింది? లేదా ఏ విధంగా షేప్ చేసింది అని మీరు అనుకుంటున్నారు?
ఓకే. అవును. అయితే, ఈ దీని తరువాత ఈ బైక్స్ మీద ఉన్న ఆసక్తేంటంటే కొంచెం పెరిగింది ఇంకా. సరే, ఈ రోడ్ మీద ఊరికే నడపడం గాదు. మనం ఒక మడ్ రోడ్‌లో నడపాలి. ఒక ట్రాక్‌లో నడపాలని ఒక ఒక ఆలోచనొచ్చిందన్నమాట. సో, ఈ ట్రాక్‌లో నడిపితేనే అప్పుడు మజా వస్తదని చెప్పేసి, మడ్ ఆహ్, మడ్ ట్రాకుంటుంది. అంటే మట్టితోనే ఉంటుంది. అక్కడే చిన్న, చిన్న ఆహ్, కొండల్లాగా ఉంటాయి. అక్కడ దిగాలి. లేకపోతే ఆ వాటర్‌లో నుంచి బండిని దూసుకువెళ్తూ హ్యాండిల్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇవన్నీ టాస్క్‌లన్నమాట. నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళందరితో కలిపి నేను కూడా జేయ్యాలి అనొక ఆలోచనొచ్చింది. సో, అప్పుడేం జేశానంటే, హీరో హోండాలో ఒక బైకు ఉంటుందన్నమాట ఎక్స్‌పల్సని. సో, ఈ ఎక్స్‌పల్సనే బైకు. ఎక్స్‌పల్స్ ఏంటంటే డర్ట్ బైక్ అంటే ఆఫ్ రోడ్ జేయొచ్చు, ఆన్ రోడ్ మొత్తం 2 జేయొచ్చన్నమాట.
హ్మ్. ఓహ్! హ్మ్. ఓహ్! హ్మ్. ఓహో! ఓహ్! ఓకే. అచ్చా! ఆ! అంటే అది ఇంకా ఆ గేర్ సిస్టమ్ గానివ్వండి, టైర్స్ గానివ్వండి, అన్ని రకాల రోడ్ల మీద ఇంకా బాగా వాడ్డానికి ఉంటుందా?
ఆ! మీరన్నట్టు కరెక్ట్‌గా జెప్పారు. 2 రకాలుగా వాడొచ్చన్నమాట. అన్ని య అన్ని మల్టీ టెర్రెయినన్నమాట. ఏ ఏ టెర్రెయిన్‌లోనైనా వెళ్ళిపోతుందన్నమాట బైకు. సో, ఈ బైక్‌నెంచుకున్నానన్నమాట. ఎందుకంటే దానికి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువుంటుంది. ఆహ్, ఏమన్నా రాళ్ళు, రె రప్పలు కూడా తగలకుండుంటాయి ఇంజిన్ బాడీకి. సో, ఈ బైకు తీసుకొని, ఇంగా ట్రాక్‌కి వెళ్లి, ఇంగా అప్ సాధన జేయడం స్టార్ట్ జేశానన్నమాట.
హ్మ్. ఓహ్! హ్మ్. ఓహో! అంటే నేర్చుకున్నారు కూడా.
ఇంగా నేర్చుకున్నాను గూడా, నేర్చుకున్నా. ఎందుకంటే, నాకు ఫ్యాషన్ ఇష్టం. సో, అక్కడినుంచేంటంటే ఆ చిన్న, చిన్నవి ఎగురుతూ మరి కొంచెం జంపింగూడా ఉంటుందన్నమాట. బండితోనే మనం కూడా లేచి, నిల్చొని మళ్ళీ అ అదేంటి ఏంటి, ల్యాండ్ జేస్తూ ఉండాలి. ఏ మాత్రం అటు, ఇటైయినా బండి కింద పడుతుంది. మనం కింద పడుతూ ఉంటాం కామన్‌గా. అది జరుగుతూ ఉంటుంది. అంటే, ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు కదా. సో, అలా జర్నీ జేసి ఎ ఎగిరి తునకడం. దాని తరువాతేంటంటే మీరన్ కొన్ని, కొన్ని ఏంటంటే మడ్‌లో వెళ్ళాలి. మడ్‌లో వెళ్ళడం కూడా చాలా టాస్క్. బండి వెళ్ళలేదు. అసల హ్యాండిల్ జేయలేం. హ్యాండిల్ ఏమో గట్టిగైయిపోతుంది.
హ్మ్. చాలా బావుంది. హ్మ్. హ్మ్. అయ్యో! హ్మ్. అవునవును. ఆ! అవునవును. అంటే చ ఆ బురద వల్ల ఏంటంటే, కంట్రోలనేది తక్కువుంటుంది గదా. ఆహ్, టైర్స్ స్కిడవ్వడం గానివ్వండి, స్పీడ్ గానివ్వండి, మనమెక్కువ కంట్రోల్ జేయలేం.
యెస్. అవును అందులో యెస్ దిగబడిపోతుంది. అందులో బు బురదలో దిగబడిపోతుంది. టైరు. దాని నుంచి బయటికి రావలం చ ర రావడం కూడా ఒక చాలెంజే అన్నమాట. సో, ఇవన్నీ కూడా ఏంటంటే, నా మీద నాకు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చాయి. అంటే నేను ఇంకా కొంచెం ఎక్కువగానే నడుపుతున్నా అంటే, నా మీద నాకు కాన్ఫిడెన్సన్నమాట. నా హాబీ ఏంటంటే, నాకు రిలాక్సేషన్ కూడా ఇచ్చేదన్నమాట. ఇవన్నీ చేస్తుంటే. నా వర్కు లోడెంతన్నా గానీ వీకెండ్స్‌లో ఇటు వెళ్ళిపోయేవాడిని. సో, ఆ వా ఆ వీకంతా చేసిన వర్కంతా కూడా మర్చిపోయేవాడినన్నమాట ఇంక. కంప్లీట్‌గా ఒక పూటంతా, లేకపోతే ఒక ఆహ్, 2 పూటలు. మార్నింగ్‌కెళ్తే గనక ఈవెనింగ్ దాకా అక్కడే స్పై టైమ్ స్పెండ్ చేస్తూ, అక్కడే ఏదైనా తెప్పించుకొని తినడం.
హుహుహు. ఓహ్! హ్మ్. హ్మ్. ఓహో! ఓహ్! హ్మ్. <chuckles> అంటే రోజులనేవి అలా గడిచిపోయేవన్నమాట. మీకు టైం గూడా తెలిసేది కాదా? ఓకే.
చేసేది కాదు. ఎందుకంటే, అక్కడే చేయాలనిపిచ్చేది. ఇంకా మా వోళ్ళేంటంటే అందరం మేమందరం గలిసి ఉండేవాళ్ళం గదా క్లబ్ లాగా. సో, అక్కడ పరిచయం అయిన వాళ్ళందరూ, సరే, ఇక్కడే కాదు. ఇంకా కొంచెం మరి అంటే ఇప్పుడు విలేజ్స్, విలేజ్ నుంచి విలేజ్ అవతల ఉండే చెరువులుంటాయన్నమాట. ఆ చెరువుల వైపు మొత్తం హాఫ్ రోడే ఉంటుంది. అంటే సన్న రోడుంటుంది. ఆహ్, నాచురల్ ట్రాకుంటుందన్నమాట. సో, అక్కడ ట్రై చేయాలి అని, మళ్ళీ క అటు సైడ్ వెళ్లడం, ఇలాంటివన్నీ అన్నమాట. ఇవన్నీ చేశాను. ఇవన్నీ ఇంకా ఇక చేస్తున్నాను. ఇప్పటికి కూడా చేస్తున్నాను. కన్
హ్మ్. ఓహ్! ఓకే. హ్మ్. ఓహో! <chuckles> హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. మరి ఇప్పుడు, ఈ హాబీసనేటివి తప్పకుండా ట ఆహ్, సమయమనేది పడుతుంది గదా. మనం బాగా నేర్చుకోవాలన్నా, లేదా ప్రదంసించాలన్నా కూడా మీ విషయంలో అయితే ఎక్కువ సమయమనేది కేటాయించవలసి వస్తుంది. కాబట్టి మీ రోజులో చాలా పనులు ఉండొచ్చు కదా. కుటుంబ పనులు, ఆఫీస్ పనులు, మీ పర్సనల్ టైము, అలా ఇవన్నీ ఫిట్ చేయడానికి మీ రొటీననేది ఎలా ఉంటుంది? దీనికి సమయమనేది ఎలా కేటాయించేవారు?
అవును. సో, ఇప్పుడు నాకిదీ హాబీ అన్నా కదా! ఈ బైక్ రైడ్ అనేది. సో, నేనేం జేస్తానంటే మార్నింగే నాకిష్టమైన బైక్ ఇంకా 2 బైక్స్ ఉన్నాయనమాట నా దగ్గర. సో, ఆ ఒక్కొక్క బైకులో ఒక బైక్ సెలెక్ట్ చేసుకుంటా, అది ఆఫీస్‌ వెళ్లడానికి. సో, ఆ బండెంటంటే అది హెడ్‌ఫోన్స్‌లో సాంగ్ పెట్టేసేసుకొని లైట్‌గా మ్యూజిక్ పెట్టుకుంటాననమాట. అంటే, లెవెల్ గూడా తక్కువ పెట్టుకుంటా సౌండ్ లెవెల్. ఎందుకంటే, చుట్టూ మనకేం జరుగుతుందో తెలియాలి గాబట్టి ఆ! సౌండ్ గూడా తక్కువ పెట్టుకొని నాకిష్టమైన సాంగ్స్ అన్నీ ప్లేలిస్ట్‌లో పెట్టేసుకుంటా. అది వినుకుంటూ వెళ్తూ ఉంటా అనమాట. సో, ఇది ఇదేంటంటే నాకు మంచి రిలాక్సేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ నాకిష్టమైన పని జేస్తున్నా గదా! ఇంకా నా మూడ్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటదనమాట. ఎంతూసియాజం‌గా ఆ! మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ రిటర్న్‌లో ఒచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే అంగా ట్రాఫిక్ అనేది ఉంటుంది ఒచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు. ఒకా నాకు 45, 50 మినిట్స్ పడుతుంది. సో, ఈ 45, 50 మినిట్స్ సాంగ్స్ వినుకుంటా, బండి నడుపుకుంటా, హ్యాపీ‌గా ఒచ్చేస్తాను మాట. సో, ఇలా సెట్ జేసుకున్నా. అంటే, నా బిజీ డేలో ఏంటంటే నా హాబీకి కొంచెం టైం పెట్టుకున్నాననమాట.
హ్మ్. ఓహ్! హ్మ్. ఓకే. ఓహో! హ్మ్. అవునవును. హ్మ్. ఓహ్! హ్మ్. ఓహ్! అవునవును. <giggles> హ్మ్. ఓహో! హ్మ్. <giggles> ఓహ్! ఓకే, ఓకే. హ్మ్. ఓకే. చాలా మంచి విషయం. అంటే, ఆ! మనం పెద్దయ్యేసరికి మన బాధ్యతల వల్ల గానివ్వండి, మనలో వచ్చే మార్పుల వల్ల గానివ్వండి, టైం లేకపోవడం వల్ల గానివ్వండి, హాబీకనేది చాలా కొన్ని సార్లు దూరమయిపోతూ ఉంటాం. అలా కాకుండా మీరు ఇంకా దాని కోసం సమయం వెచ్చించి ఇంకా దాంట్లో బాగా అవ్వాలనుకోవడం అసలా చాలా మంచి విషయం. దీనికి దీనిచి మీ మన కుటుంబమనేది కూడా మన హాబీలో చాలా పెద్ద పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది కదా! వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మనం దాంట్లో ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే, అది ఒక పాయింట్‌లో వదిలేయాల్సి రావడమో, లేదా దాని చుట్టూ చాలా కథలు ఉంటాయి కదా! మీ విషయంలో మీ కుటుంబం గానివ్వండి, సన్నిహితులు గానివ్వండి, మీ హాబీలకి ఎలా సహాయపడ్డారు?
ఇలా. నిజమే. యెస్. యెస్. అవునండి. అవును. అయితే మీరన్నట్టు నాదేంటంటే మరి పెయింటింగో, లేకపోతే ఇంకా, అంటే కూర్చొని ఒక దగ్గర చేసేది కాదు గదా! నాదేంటంటే జంపింగ్ ట్రాక్లు ఇవి అనమాట. ఏదైనా తేడా జరిగితే గనుక
హ్మ్. ఆ! అహా! హ్మ్. అదే అదే. తప్పకుండా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది కదా! హ్మ్.
అవును, ఉంది ఉంది. సో, ఏంటంటే హ్మ్ ఫస్టేంటంటే వద్దన్నారు. అంటే "ఎందుకు అలా అంత చేయడం? ఎందుకు ఆహ్, ఇప్పటి వరకు నువ్వు చేసింది ఎక్కువనే ఉంది. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకోటి అంటున్నావ్" అని చాలా ఏంటంటే వద్దు వద్దు అని చెప్పారన్నమాట. అయితే నేనేం చేశానంటే సరే ఆహ్, 2, 3 వారాలు విన్నట్టే నటించాను. నాలుగోవారం ఏమో <giggles> చేశానంటే ఇంక నేను సరే ఇక్కడిదాకా వెళ్లి వస్తా అని జెప్పేసి నేనెళ్ళిపోయానన్నమాట. అక్కడ ట్రాక్‌కి వెళ్ళిపోయి, పొద్దున వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చా. మధ్యాహ్నం వచ్చిన తరువాత నేను వెళ్లి వచ్చాను అని చెప్పాను అనమాట. ఇలా చేసి వచ్చాను అని చెప్తే వాళ్ళు భయపడ్డారన్నమాట. "అలా ఎందుకు జేసావు నువ్వు?" వద్దని చెప్పావు గాని వారించారు కొంచెం. కానీ ఏంటంటే నేను సేఫ్‌గానే వచ్చాను గదా! వాళ్ళకి నమ్మకం వచ్చింది కొంచెం. సో, చేవ్ అంటే సేఫ్‌గానే ఇలా చేస్తున్నాను. ఇంకేంటంటే ఆహ్, నాకేంటంటే ఇది వీడియో తీయడం అలవాటన్నమాట. నా ఆహ్, హెల్మెట్‌కె ఒక కెమెరా పెట్టేసుకుంటాను. సో ఆ కెమెరాలో ఏంటంటే రికార్డ్ అవుతూ ఉంటుంది. ముందు ఏం జరుగుతుంది. సో అదంతా చూపించానన్నమాట. నేనంతా సేఫ్‌గానే నడుపుతున్నా, మీరేం భయపడొద్దు అని జెప్పి అప్పుడు చూపిస్తే గనక సరే అని వాళ్ళు ఎంకరేజ్ చేసి తరువాత ఏం చేస్తారో తెలుసా? నాకు గేర్సన్నమాట. గేర్సంటే తెలుసా మీకు? అంటే సూట్‌, ప్రొటెక్షన్ సూట్ ఉంటుంది గదా! ఆహ్, నీ క్యాప్స్ గాని అవన్నీ కొనిచ్చారు. ఇవన్నీ వేసుకుని వెళ్ళు. వెళ్తున్నావు గదా! ఇవన్నీ వేసుకొని వెళ్ళు. మళ్ళీ సాటర్డే వస్తే గనుక నన్ను ఫ్రీగా వదిలేస్తారు. సండే మాత్రం నేను వాళ్ళకి ఖచ్చితంగా కేటాయించాల్సిందే తప్పదు. సాటర్డే మొత్తం నాది, సండే మొత్తం వాళ్ళది. ఆ విధంగా బాలన్స్ చేసేసుకున్నానన్నమాట నా లైఫు.
హ్మ్. ఓహ్! హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! హ్మ్. అయ్యో! హ్మ్. అవునవును. ఓహ్! అచ్చా! అచ్చా! ఓకే, ఓకే. ఆ! <chuckles> ఓహ్! హ్మ్. హ! హ్మ్. ఓహో! అలాంటివి కూడా కొనిచ్చారా? ఓహ్! హ్మ్. చాలా బావుంది. ఓకే. హ్మ్. వావ్! <chuckles> చాలా బావుంది. ఇప్పుడు మీ హాబీ వల్ల అసలు ప్రయోజనం ఏంటి? మీకు పర్సనల్‌గా అది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? కొన్ని సార్లేటంటే మన హాబీలు మనల్ని స్ట్రెస్ బస్టర్స్‌లాగా ఉంటాయి. కొన్నేంటంటే క్రియేటివ్ ఔట్లెట్స్‌లాగా ఉంటాయి. కొంతమందికేంటంటే సమాజంతో అవి ఎక్కువ కాలం గడపడానికి, ఆరోగ్యానికి బెనిఫిషియల్‌గా అలా ఉంటాయి కదా! అలా మీ హాబీ అనేది మీకు ఎలాంటి ప్రయోజనాలు ఇచ్చింది?
అవును. ఇందాక చెప్పినట్టు నేను నాకేంటంటే వీకంతా చాలా హెక్టిక్‌గా ఉంటుంది. అంటే వర్కనేది చాలా లోడ్ ఎక్కువుంటుంది. సో ఈ వర్క్‌ లోడంతా గూడా నేనేంటంటే ఈ బైక్ రైడ్‌లోనే నేను తీర్చేసుకుంటా మొత్తం. నాకు కావాల్సినంత విధంగా అదంతా యాక్టివ్‌ఫుల్‌గా యాక్టివేట్ అయిపోతాను నేను. ఆహ్, ఆ టైమ్‌లో. ఇంగ నేనంతా మిగతాయన్నీ మర్చిపోతానన్నమాట. మర్చిపోయి ఇంగ ఒక్కటే చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఫుల్ రిలాక్సేషన్ వస్తుంది. నాకు మంచి మోటివేషన్. నెక్స్ట్ వీక్‌కి మళ్ళీ ఆహ్, ఎలా ఆహ్, అన్నంత ఎనర్జీ, నెక్స్ట్ వీక్ కావాలన్నంత ఎనర్జీ మొత్తం సంపాదించేస్తాను. ఇంకోటెంటంటే నేను కాన్ఫిడెంట్.
హ్మ్. ఓహ్! ఓకే. ఓహో! <chuckles> హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! వావ్! కాబట్టి మంచి స్ట్రెస్ బస్టర్‌లాగా మరియు మీకు మంచి కాన్ఫిడెన్స్‌ని మీ మూడ్‌ని బాగా సెట్ చేయడానికి అయితే మీకు ఈ హాబీ అనేది ఉపయోగపడుతుంది అంటారు. ఓహ్! హ్మ్. మరి మీ హాబీని ప్రయత్నించాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రారంభించాలనుకోండి, వాళ్ళకి ఎలాంటి చిన్న చిన్న టిప్సిస్తారు మీరు? ఎలా ఎలా ప్రారంభించొచ్చు అంటారు వాళ్ళు?
యెస్. అవునండి. యెస్. మీరన్నది కరెక్ట్. ఫస్టయితే వాళ్ళకి ఇంట్రెస్టుండాలన్నమాట. అంటే నేను చేసేది వాళ్ళకి ఇంట్రెస్టుండాలి. వాళ్ళకి వా వాళ్ళ ఓన్‌గా ఇంట్రెస్టుండాలి. నన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వద్దు. లేపోతే ఒక వేరే వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అట్లా చేయకూడదు. వాళ్ళ ఓన్‌గానే నాకు చూడండి. చిన్నప్పటి నుంచి నాకు ఒక అదేంటంటే ఇష్టం ఉంది కాబట్టి దాన్నుంచి కొంచెం కొంచెం కొంచెం కొన్ని ఒక స్టెపొచ్చా. వేరే కొత్త ఇప్పుడు సడెన్‌గా ఎవరైనా కొత్తగోచ్చాయి కొత్తగా వచ్చి నేను కూడా నీలాగా చేస్తా అంటే గనక నేను వద్దని చెప్తా. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులే చేస్తారు. అంటే కంటిన్యూ చెయ్యరు. కన్సిస్టెన్సీ ఉండదు. వాళ్ళేంటంటే కొన్ని రోజులు చేసి
హ్మ్. ఓహ్! హ్మ్. ఆహా! అవునవును. ఓకె. <chuckles> ఆ! అవునా? ఓకె. కాబట్టి జెన్యూన్ ఇంట్రెస్ట్ వాళ్ళ నుంచి వాళ్ళకి పుట్టాలంటారు. హుహు.
రావాలి. రావాలి. అంటే ఈ హాబీ వరకే ఆవ్ ఆ విధంగా ఉంటుంది గానీ, మిగతా హాబీస్‌కైతే వేరు, వేరు విధంగా ఉంటుంది. సో, నేను కొం కొంత వరకు వారిస్తా. కొంతమంది ఏంటంటే, పాషన్‌గా అడుగుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా అని, చాలా ఆరాలు తీసిన తరువాత వాళ్లప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారన్నమాట. ఇలా చేయండి, అలా చేయండి.
ఓకె. హ్మ్. ఓహ్! ఆ! ఓకె. హ్మ్. మీరు కూడా వాళ్ళకి వీలైనంత సహాయం చేస్తూ ఉంటారా?
అవునండి. చేస్తుంటా. అంటే నాక్ వాళ్ళకి బైకుండదు ఫస్ట్‌లో నా నా సేమ్ ఇలాంటి బైకుండదన్నమాట. సో, నా బైకిచ్చి కొంచెం ప్రాక్టీస్ చెయ్యి, ఇలా, అలా అని చెప్తున్నప్పుడు వాళ్ళు నేర్చుకొని
హ్మ్. ఓకె. ఆ! చ చాలా మంచి విషయం. చాలా మంది అలాంటివసలు పంచుకోరు. మీరు వాళ్ళకి అలా సహాయం చేయడం అనేది అసలు చాలా ప్రశంసనీయం. <giggles> చాలా బాగా చెప్పారండి. అంటే నిజంగా ఆహ్, మీది చాలా మంచి హాబీ అని చెప్పుకోవచ్చు. దాని గురించి చాలా చక్కగా వివరించారు. మీ ఎక్స్‌పీరియన్స్ గానివ్వండి, అనుభూతులు గానివ్వండి నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
నిజమే అండి. మీతో మాట్లాడడం కూడా బావుందండి. ధన్యవాదాలు.